కరెక్ట్‌గా ఆ నిజమే ఇది కూడా పాయింటే. అందరూ ఒకే ఏజోల్లు వాళ్ళవడం ఈ ఇంకా మార్నింగ్ లేగిసినకాడ నుంచి నైట్ పడుకునే వరకు ఆడుకోవచ్చు ఆడుకునే చాన్స్‌లు బోల్డు.
<chuckles> అవునండి. ముఖ్యంగా మేము గ్రామీణ ప్రాంతాల్లో పెరిగామనమాట. మాకు ఆడుకో అంటే నిజంగా ఆహ్, అదృష్టమే అని చెప్పుకోవాలండి. గ్రామి అంటే ఇటు ఆహ్, పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతంలో నేచర్‌తో ఎక్కువ మమేకం అయిపోయేవాళ్ళం మేము.
ని నిజంగా అంటే అది 100కి 100% నిజమండి. ఎందుకంటే ఈ ఈ గ్రామాల్లోని ఆ వాతావరణం గాని ఆ పిల్లలు ఆడుకునే విధానం గాని ఎంత బావుంటుందంటే అండి, పట్టణాల్లో ఎప్పటికీ అలా అంత <smacks lips> పీస్‌ఫుల్ గేమ్స్ ఆడుకోలేరండి పట్టణాల్లో.
నిజం అండి. అవును. నిజం అండి. ఈ ఆ! నిజంగా చెప్పాలనుకుంటే ఆహ్, అప్పట్లో మనకు తెలియదు గాని మేము స్కిల్స్ కూడా నేర్చుకునే వాళ్ళం అండి. <chuckles>
<clears throat> ఎ అసలు మీకు యేహ్ యే గేమ్ ఎక్కువ ఆడుకునే వాళ్ళండి? ఏ స్కిల్స్ ఎక్కువ నేర్చుకున్నారు?
స్కిల్స్ అంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఆహ్, ఆరేండ్లు ఏడు ఆహ్, అంటే ఒక మేము ఆహ్, 6త్ ఆహ్, ఆరో తరగతి, ఏడో తరగతి వచ్చేసరికి అప్పట్లో ఇప్పుడంటే నగరాల్లో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి గాని. అప్పట్లో బావులకి తీసుకెళ్ళేవాళ్ళు. బావులు తీసుకెళ్లి బావులు, బావులు అండి. బావులు.
ఏవండీ ఏంటండి? ఆవులు? పాములా? అయ్యబాబోయ్!
బావు, బావి, బావి అండి.
బావా! ఓకే, ఓకే. నాకు పాము అన్నటు ఇనపడింది అండి.
ఆ! <chuckles> పాము కాదు, పాము కాదు. బావి బావి అండి. సో, ఆ! ఆ బావికి తీసుకెళ్తే అంటే పాండ్, పాండ్ అండి. సో, ఆ! గ్రామాల్లో ఎక్కువ మాకు పాండ్స్ ఉండేటివి కదా. సో, మాకు మా బాబాయ్ గారు మమ్మల్ని ఒక్కడే కాదండి, మమ్మల్ని వేరే అంటే మా పిన్ని వాళ్ల ఆహ్, బావ ఆహ్, కొడుకు, ఆహ్, కొడుకులు కావచ్చు అందరిని అందరిని ఒక 10 మంది వెళ్ళామా అండి. 10 మంది వెళ్తే మాకు ఇప్పటిలాగా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్‌లో అంటే ఆ ట్యూబ్స్‌ కడతారు మునిగిపోకుండా. సో, ఊర్లల్లో ఎలా
బావ! ఓకే, ఓకే. ఆ! ఆ! అర్థమైందండి. అర్థమయింది. చెప్పండి. అదే. బంధువుల్ని, మీ చుట్టాల్ని అందరిని. ఆ! ఈ రౌండుగా మనకి చుట్టూ ఉంటాయి.
ఆ! అవునండి. అయితే ఊర్లో అప్పట్లో గ్రామాల్లో ఆహ్, ఈత ఆ ఈత చెట్టు ఉంటుంది చూశారా?

అవునండి. సో అవునండి. నిజమండి.
అంతే. అంతెందుకండి, మీరు ఇంకొక్కటి బాగా గమనించారో లేదో, మీరు గమనించారో లేదో, ఇప్పుడు ఇప్పుడు స్కూల్లు చూడండి. ఒకప్పుడు స్కూల్ అంటే ఏంటి? ఒక స్కూల్ ఉంటుంది, ఒక బిల్డింగ్ లాగా, దాని చుట్టుపక్కల దగ్గర పెద్ద గ్రౌండ్ ఉండేది, పిల్లలాడుకోడానికి. దాంట్లోనే బాస్కెట్‌ బాల్లు, క్రికెట్లు, ఫుట్ బాల్లు, అన్నీ ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు గమనించినట్టైతే ఏదో అపార్ట్మెంట్‌లో ఒక అపార్ట్మెంటుంటుంది. అదే స్కూల్. అదే కాలేజ్. ఇంకి ఇంక్ ఇంకా పిల్లలు ఎక్కడ ఆడుకుంటారండి పిల్లలు?
అవునండి. నిజం. నిజం. గ్రౌండ్ ఉండేదండి ఒకప్పుడు. నిజం. అవునండి. పెట్టేసి, అదే స్కూలు. అదే కాలేజు. అసలు నిజంగా ఎక్కడ ఆడుకుంటారసలు? ఇంకా చెప్పాలంటే గ్రామాల్లో, దారుణం అండి. నిజంగండి. దారుణం మీరు చెప్పినట్టు. చెప్పండి.
ఆల్లు ఎంత్ ఆళ్ళు ఎంత దారుణంగా ఆ! చెప్పండి.
అయితే ఇక్కడ అవునండి.
అహా, అలా కాదండి. ఇప్పుడు
నిజమే అండి. మీరు చెప్పినట్టు ఈ గ్రామాల్లో అప్పుడు మేము ఏం చేసేవాళ్లమంటే, అది ఏంటి, ఈ పడవలు చేసుకునేవాళ్ళం వర్షాకాలం వచ్చిందంటే, ఆ పడవల్ని అలా పేపర్‌తో పడవలు చేసుకొని, ఒక బుక్కు బుక్స్ పాత పుస్తకాలుంటే, పుస్తకాలన్నీ చింపేసి, ఆ వర్షానికి అలా దాన్ని, దాంతో ఆట ఆడుకోవడం ప పడవలు చేయడము. తరువాత అంతా అరుపులు, అరుపులు. అసలు సరదాగుండేదండి నిజంగా.
ఈ ఈప్ చ పడవలు. పడవలు చేసుకుంటూ దాని వెనకన పరిగెట్టేవాళ్ళ?
నిజమండి.
నెక్స్ట్ మరొకటి గమనిస్తే, పడవలు చేసారు అంటే, మీరు రాకెట్లు కూడా చేసే ఉంటారే?
ఓహ్! రాకెట్, బాగా గుర్తు చేసారండి. రాకెట్లు, ఇంగా అసలు వద్దులేండి, తర్వాత అందరం కూర్చొని ఆహ్, అందరు కూర్చొని ఇదేంటంటే
<laughs> అందుకే, రాకెట్ ఎవరి మీదకేసారో కూడా చెప్పండయితే?
ఇంకెవరం! ఒక పిల్లల, పిల్లల మీదే అండి. ఒకరి మీదంటే వాడొచ్చి, "హే నా మీద రాకెట్లేసావా?" అని గొడవ పడడము. ఆహ్, ఇట్లా ఆడుకోవడము. ఇంట్లో అమ్మ, నాన్న, పిన్ని వాళ్ళు, "అరె ఎందుకు గొడవపడతార్రా" అని అనడము. అదే
<laughs> <chuckles> ఇంకా, ఇదొకటి అండి ఇది, ఇది ఆహ్, పేపర్ బాల్ చేసుకొని ఫైట్.

ఈత చెట్టువా?
ఆహ్, ఆ! ఈత చెట్టు మొదుల్లోని దాన్ని కట్ చేసేసి, ఎండబెట్టేసి, దాన్ని బాగా డ్రై అయిపోయాక మా అంటే, దానికొక తాళ్లు కట్టేసీ, మా వెనకన భాగానికి కట్టేసి, మమ్మలని బాయిలో తోసేసేవాళ్ళు. అంటే ఆ! అప్పట్లో ఇలా ఉండేదండి. అంటే, ఫస్టు మా బాబాయి గారు నాకిప్పటికి అనుభవం, మా బాబాయి గారు ముందు
అమ్మ బాబోయ్! అంటే, ఈత నేర్పించడానికలా అలా అదీ పరికరంగా వాడేవాళ్ళు.
అంటే, అదీ ఈత చెట్టు ఏంటంటే, ఇప్పుడు మనకి రబ్బర్ ట్యూబిప్పుడు స్విమ్మింగ్‌పూల్స్‌లో ఎలా పనిజేస్తుందో, అది కూడా అలా పనిజేస్ మనిషినీ ఎంత లోపలికి వెళ్ళినా గూడా ఆ! ఎత్తేస్తుందనమాట పైకి. ఇంక చూడండీ ఓ అంటే, ఫస్టు మనకూ ఒకా ధైర్యముండదు పిల్లలం గాబట్టి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఆ! పెద్దవాళ్ళు దా దాంట్లో వెళ్లిపోయి ఈత కొట్టడం, మనత్ మనం తీసుకెళ్లి, మేమొగ ఎంత ఏడ్చేవాళ్ళమో. "నేను రానూ రానూ <giggles> ఆహ్, లో బాయి లోపలికి రాను. ఆహ్, నేను లోపలికి మునిగిపోతా" అని. ఆహ్, అంటే ద
మిమ్మలిని ఎత్తేస్తంది పైకి. భయపడతాం. <clears throat> <laughs> అంతే కదా! భయవుంటది కదండి అదీ.
భయముంటుంది గదా! ముఖ్యంగా ఇంగా అలా బలవంతంగా మా బాబాయి వాళ్ళు తీసుకపోయేవాళ్ళు. ఒ అదే విధంగా అక్కడ ఈత అంటే, మమ్మల్నిలా 2 చేతులు అంటే, బాయిలో ఇలా పెట్ పట్టుకొనీ, అంటే ఒడ్డుకే. ఆహ్, ఈ 2 కాళ్ళు కొట్టించడం. ఈతా ఎలా కొట్టాలి అని 2 కాళ్ళు కొట్టు అనడం. 2 చేతులు కొట్టాలి అనడము. ఆ వెనకాల ఈత బెండు అంటారు. అంటే, ఇప్పుడది ట్రై చేశాక ఆ! ఈత బెండు. సో, దానికి తాళ్ళు కట్టేసేసి ఆహ్, దాన్ని మంచిగా అది మనవొకవేళ ఉన్నా కూడా, మనిషిని ఎంత లోపలికెళ్ళినా అది పైకి ఎత్తేస్తుందనమాట. సో, ఆ విధంగా ఆ! ఆటోమేటిక్‌గా. ఇంకా ఒక్కసారి మాకు ఆహ్, ఆహ్, స్టార్టింగ్‌లో భయమయ్యేది గాదండి, కానీ ఒక్కసారది ఒక 10 రోజులు, 15 రోజులు, ఒక నెల రోజులు నేర్చుకున్న తర్వాతా, ఇంగ మా బాబాయిని కూడా పిలిచేవాళ్ళం గాదు. అందరు పిల్లలు పిల్లలు వెళ్ళి, పొయ్యి పై నుండి దూకేవాళ్ళమండింగ.
ఈత బెండు. ఆటోమేటిక్‌గా పైకి లేపుతుంది. కానీ, నిజమే అండి. మనకి ఎ ఆ! ఒక్కసారి అలవాటు పడలేనంత వరకే అద్ నీళ్ళంటే భయవుంటది, బట్ వన్స్ గానీ మనకలవాటైతే మాత్రం దాన్ని ఇంక వదులుకోలేము ఆ ఆటని.
భయం. <chuckles> ఒదలుకోలేము. అయితే, అలా నేర్చుకున్నటువంటి ఈత, ఈరోజు చెరువులో కావచ్చు, ఇంగెక్కడన్నా ఫ్రెండ్సుమెళ్ళీ అబ్బా! ఎంత జ్ఞాపకవండి, మే ఆహ్, ఫ్రెండ్సందరం గ్రామాల్లో వెళ్లి చెరువుల్లో ఆహ్, ఈత కొట్టేసీ ఆహ్, రావడము. సాయంత్రం రాగానే ఇంకొకటి ఆహ్, చిన్న చిన్న కబడీ ఆడేవాళ్ళమి. ఇంకా ఇంకోటేంటంటే, గోలీలాట ఆడే ఆడేవాళ్ళవండి.
కబడ్ కబడి ఒకటండి. గోలీ ఆటలు కానీ ఈ, ఈ మీరు గమనిస్తే, ఈ మధ్య కాలంలోని అసలీ ఆటలు కనబడట్లేదండి ఎవరికీ.
కబడీ. కనబడట్లేదండి. అప్పట్లో ఫిజికలు. అప్పట్లో అంత మనకూ మీరు చ నేనూ చెప్తున్నా గదండి, ప్రకృతితో మమేకమైపోయేవాళ్ళం. అంటే దుమ్ము, ధూళి, ఇంట్లో కింద పడతాం లేస్తాము. అంటే, మనిషి కూడా ఫిజికల్‌గా స్ట్రాంగుండేవాడండి. గట్టిగుంటారు. అవును. ఇప్పుడు చూడండి మన పిల్లలూ ఆహ్, వీడియో గేమ్స్ మొత్తం కంటికి, కంటికి, కంటికి తప్ప వాళ్ళకూ ఆహ్, ప్రకృతిప్పుడు చూడండి, మేమూ ఈత కొట్టేవాళ్ళము, కబడీ ఆడేవాళ్ళము, తరువాత రన్నింగాడేవాళ్ళము. ఇంకొకటి ఆహ్, టైరు పెద్దా సైకిల్ టైర్ పట్టుకొని, ఒక కట్టె పట్టుకొని, దాన్నీ కొట్టుకుంటూ యెళ్ళేవాళ్ళము.
గోలీ ఆట ముఖ్యంగా. గట్టిగుంటారు వా మనుషులు కూడాన. ఇప్పుడు పిల్లలేంటంటే, వీడియో గేమ్సు ఆ! అవే అయిపోతున్నాయి.

గెంతడం. అవునవునవునండి. అవును.
ఆ! ఆ ఆట గాని లేదా అల్లికాయలు ఆట గాని లేకపోతే చాలా డిఫరెంట్ గేమ్సన్ని. అవన్నీ మన చిన్నప్పుడు మన చిన్న కాలంలో ఆడిన ఆటల్నే. మరి కొంచెం కొత్తగా చూపిస్తున్నారు అందులో.
<chuckles> అలా. కొత్తగా జుపిస్తున్నారు. నిజంగా అంటే కొన్ని గుర్తు చేయాల అంటే, మర్చిపోయితప్పుడు ఎవరైతే తరాయి కొత్త జనరేషన్ మర్చిపోయారో అవన్నీ ఒకసారి గుర్తు చేస్తే, నిజంగా వాళ్ళు కూడా ఒకసారి మనం ఎప్పుడైనా ఇప్పుడు ఎప్పుడైనా అంటే అమ్మమ్మ గారి ఇంటి గాని, నాన్న గాని నాన్నమ్మ గారి ఇంటికట్టా వెళ్ళినప్పుడు ఇపుడు సిటీ నుండి అలాంటివి ఆడిపించే ప్రయత్నం చేసే పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది. పిల్లలు కూడా
చాలా వా వాళ్ళు కూడా ఎనర్జీగుంటారండి.
ఎనర్జిటిక్‌గా ఉంటారండి నిజంగా!
ఆ! వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకేంటంటే ఒక వ్యాయామముండట్లేదు. పిల్లలేంటంటే బద్ధకంగా తయారైపోతున్నారు. ఏదో వీడియో గేమ్లు ఆడుకోడం ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూడ్డమే గేమ్ అనుకుంటున్నారు వాళ్ళు.
చాలా బద్ధకం. అస్సలు కళ్ళు కళ్ళార్పరండి కళ్ళు రెప్పలు ఆర్పకుండా టీవీలోనే, టీవీ వీడియో గేమ్స్‌లోనే ఆ ట్యాబ్స్‌లోనే ఉండిపోతున్నారండి మరి దారుణము.
లేదండి. ఖచ్చితంగా పిల్లల్ని కూడా బయటికి వదలాలి. వదిలీ వాళ్ళు ఆడుకోని ఆడుకొని రండి అని చెప్పి మీరు చెప్పాలి. ఎందుకంటే, ఆ! ఈ వ్యాయామం బాడీకి కావాలి పిల్లలకి ఆ వయసులో.
వదలాలి. అవునండి. కావాలి. నిజమండి. వాస్తవమే.
ఇ ఇప్పుడు ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టు ఆ స్కూళ్లు అలా తయారు చేశారు. ఆ స్కూలులో గేమ్ ఒకప్పుడేంటి మన మన మన చిన్నప్పుడు స్కూలులైయితే పిఈటి పీరియడ్ అనే సెపరేట్ ఒక పీరియడ్ ఉండేది. దాంట్లో ఓన్లీ గేమ్స్ ఆడుకోవడం గాని, లేదా వ్యాయామాలు చేయించడాలు గాని, ఒక వరుసగా లైన్‌లొ నిలబెట్టి, మనకి డిసిప్లిన్ చెప్పడం గాని <smacks lips> అవన్నీ ఉండేవి. ఇప్పుడేంటంటే చదువు మార్కులు. చదువు మార్కులు. ఇవి తప్ప ఆట అనే విషయాన్ని పిల్లలకి మర్చిపోయేలా చేసా
ఆ! సెపరేట్ ఉండేదండి. నిజమే అండి. నిజం. అవునండి. అదో మార్పు. ఇంకో ప్రపంచమే తెలీదు. అసలు ఆట అంటే తెలీదు నిజంగా. పరిస్థితులు అమ్మో! గోరంగయిపోయినియి.
ఆ! అదే కదండి. అసల, వాళ్ళకి ఆట అంటే ఏంటో తెలియట్లేదు. ఇంతకి మీకు ఇన్ని గేమ్స్‌లో మీకిష్టమైన గేమ్ ఏదండి?